అసలు లోకంలో ఏం జరుగుతున్నాయో తెలవాలండి. కుటుంబంతో ఎక్కువ స్పెండ్ జేయాలి. అంటే లోకంలో ఏం జరుగుతున్నాయో తెలియాలంటే ఫోనే చూడాల్సిన అవసరం లేదు. నలుగురితో మాట్లాడొచ్చు. న్యూస్ పేపర్ జదవచ్చు. <clears throat> పుస్తకాలు చదవచ్చు. ఆధ్యాత్మికంలో అప్పుడప్పుడు పూజలు చేయొచ్చు, మెడిటేషన్ జేయొచ్చు ఎన్నో ఉన్నాయి మనకి ఆహ్, డైవర్ట్ జేయడానికి. కాబట్టి ఒకటేదన్నా స్ట్రాంగ్ వాళ్ళకేది వర్క్ జేస్తు వర్క్ అవుతుందో వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు నాకేంటంటే ఎంత ఒత్తిడొచ్చినా కొంచెం పూజ చేసి, స్తోత్రాలు చేస్తే చాలా పాజిటివ్‌గా రిలాక్స్డ్‌గా అనిపిస్తది. అది నా మెథడు. ఇంకొక కొంతమందికి వ్యాయామం జేస్తే బావుండొచ్చు. ఇంకొంతమందికి బయట అలా సరదాగా తిరిగితే స్ట్రెస్ రిలీజ్ అవ్వొచ్చు. ఎలా అంటే చాలా మంది చాలా గివ్ అప్ జేస్తరు. ఒక ఎ ఉదాహరణ చెప్పాలంటే స్టేటు
హ్మ్. అవును. <giggles> హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఓకే. అవునవును. ఓకే. హ్మ్. అవును. చాలా మందలా వాళ్ళ హాబీస్‌ని గానివ్వండి, వాళ్ళకి నచ్చిన పనులు అవన్నీ గూడా చేయడం మానేస్తు ఉంటారు.
అవునండి. ఆ! వ స్టేట్ ర్యాంక్ ఒచ్చిన నలుగురు పిల్లలకి ఆహ్, ఏదో ఇట్లా నే మీకు వైరల్ అయింది ఆ వీడియో యాక్చువల్లీ. ఆహ్, వాళ్ళకి దండలేసి బ్యాండ్ కొట్టుకుంటూ వాళ్ళకొక వెల్కమింగ్ జేషీనరన్నమాట. నలుగురు పిల్లలు స్టేట్ ర్యాంకు. అందరూ ఆడుతున్నారు చుట్టుపక్కల. ఆ బ్యాండ్ సౌండ్‌కి ఆ పిల్లలకి అదెలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా తెలియట్లే. జస్ట్ అలా నిల్చున్నారన్నమాట. అంటే వాళ్ళు అంతా కంప్లీట్‌గా వాళ్ళకి బయట లైఫ్ ఇలా ఉంటదని తెలీదు. ఒక బుక్స్, బుకిష్ నాలెడ్జ్ తప్ప. వాళ్ళు స్మైల్ జేయడం తప్ప ఏం జేయలేకపోతున్నారు. ఇద్దరైతే స్మైల్ గూడా చేయట్లే జస్ట్ అలా షాక్‌లో చూస్తున్నట్టు చూస్తున్నారు.
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! ఓకే. హ్మ్. అయ్యో! హ్మ్. హ్మ్. అదే కదా! ఓకే. అరెరే! చాలా బాధాకరం. నిజంగా ఎంత విజయం సాధించినా కూడా మనకంటూ మనస్సుకి శాటిస్‌ఫాక్షన్ గాని, మ <smacks lips> ప్ర ప్రశాంతంగా నవ్వలేకపోతే అది సరైన విజయం కాదు కదా!

ఆ పర్ఫెక్ట్ బ్యాలన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే, మొత్తం మీరు జెప్పినట్టు కంప్లీట్‌గా డెడికేటెడ్‌గా ఒక దాని మీద మనం కాన్సంట్రేట్ చేయలేమండి, ఫస్ట్ థింగ్, నేను ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అవుతున్నా అని చాలా మంది అంటారు. అంటే కొంతమంది చేస్తారు కూడా, అందరి వల్ల కాదది. డేలో ఒక తా 14, 15 అవర్స్ చదువుకుంటూ ఉంటారు. అది ఎలా ఉంటది అంటే, బ్రెయిన్‌కి కూడా డ్రేనింగ్ ఉంటదండి. ఎంతని స్టఫ్ చేస్తాం డైలీ, <smacks lips> మీకర్థమవుతుందా? ఒక ఉత్సాహం రావాలన్న, ఒక రిలాక్స్ చేయాలన్న బ్రెయిన్‌ని <coughs> వేరే యాక్టివిటీస్ ఉండాలి. కాంట్రాస్ట్ ఉండాలన్నమాట. అ <clears throat> అలా చేస్తేనే, ఆహ్, ఉన్న కంటెంట్ అనేది మన మైండ్‌లో ఉంటది. అంతేగాని స్టఫ్, కీప్ ఆన్ స్టఫింగ్, స్టఫింగ్, స్టఫింగ్ అంటే ఏదో ఒక చోట మనము డ్రెయిన్ అయిపోయి
హ్మ్. హ్మ్. అవును. అదే! హ్మ్. అవునా! అదే కదండీ! చాలా అర్థవంతంగా జెప్పారు. హ్మ్. తప్పకుండా. ఆ! ఆగిపోతాము. ఇంకా ఎక్కించలేము గదా!
అవును. అవును. అలా అయిపోతది.
కొన్నిసార్లు ఈ విజయం పొందాలి. మనం ఇదే సాధించాలి అనే తపనతో చుట్టుపక్కల మంచి స్నేహితుల్ని గానివ్వండి, కుటుంబ సభ్యుల్ని గానివ్వండి, వేరే హాబీస్‌ని గాని ఇదంతా నెగ్లెక్ట్ చేసేసి ఒంటరితనమనేది గూడా చాలా ఎక్కువైపోతూ ఉంటుంది కదా! దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా మనం ఈ పయాణంలో ఒంటరితనాన్ని ఫేస్ చేయొచ్చు లేదా ఫేస్ చెయ్యాలి. ఓకే విజయం కోసం అది సాక్రిఫైస్ చేయొచ్చంటారా? లేదా మనిషికి మనిషి ఎప్పుడైనా తోడుంటే మాత్రమే నిజమైన విజయమంటారా?
యాహ్! అది డిపెండ్స్ అండి. వాళ్ళ గోల్ ఏదుందో దాన్ని బట్టి ఉంటది. ఇప్పుడు నేను చెప్పినట్టే గవర్నమెంట్ జాబ్ చేసి చదివేవాళ్ళు మా నాక్ నా ఫ్రెండే ఉంది. ఆమె గివ్ అప్ చేసేసింది. మొత్తం ఫ్రెండ్స్ కాదు కదా! అసలు ఒక సోషల్ లైఫ్ అనేది ఏమి లేదు. కంప్లీట్‌గా పేరెంట్స్ కూడా ఏమి లేరు. కోచింగ్ ఇట్లా క్లాసెస్ ఉంటది కదా! ఆ క్లాసెస్ వాళ్ళే ఇస్తారు. రూమ్స్ అంటే ట్వెంటీ ఫోర్ అవర్స్ డెడికేటెడ్ అన్నమాట. మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు. మళ్ళొక 4 అవర్స్ బ్రేక్, మళ్ళీ ఈవెనింగ్ నుంచి మళ్ళీ నైట్ వరకు అం కంటిన్యూయస్ ప్రిపరేషనే అన్నమాట.
హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. అవును. హ్మ్. ఓహ్! ఓకే. ఓహో! చాలా స్ట్రిక్ట్ స్కెడ్యూల్ కదా!
స్ చాలా స్ట్రిక్ట్. తను కొట్టింది. వచ్చింది. ఆమెకి గవర్నమెంట్ జాబ్ రీసెంట్‌గానే వచ్చింది. అయితే అది అందరి వల్ల కాదన్నమాట. ఎన్ అంటే <smacks lips> ఇప్పుడు తను చేసింది కాబట్టి అంటే నేను ఎప్పుడైనా ఫోన్ జేస్తే కూడా తనకి కాల్ మాట్లాడేంత ఫ్రీ ఉండేది గాదు. అంత బిజీగా ఉండేది. కానీ నేను అర్థం జేసుకున్నాను. ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్‌గా తను నాకు, నాకు టైమ్ ఇచ్చినా ఇయ్యకున్నా తను మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఫోన్ జేసినా నేను మాట్లాడతాను. అంతే కానీ కొంతమంది ఫ్రెండ్స్ వెయిట్ జెయ్యరు. ఆహ్, నాకు నా ఫోన్ తను ఎత్తలే, నేనేందుకు ఇప్పుడు మాట్లాడాలి అని వాళ్ళు గివ్ అప్ జేస్తారు. అక్కడ ప్రాబ్లమ్ అవుతది.
ఓకే. హ్మ్. అవును. ఓహ్! హ్మ్. అవును. ఓకే. అవునా? ఆ! అదే గదా! <chuckles> ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈ విజయం వైపు పరిగెత్తడం వల్ల చాలా మనం జీవితంలో కోల్పోయి ఒక స్టేట్ ఆఫ్ డిప్రెషన్, బర్న్‌ఔట్ అలాంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం గదా! ఇంకా మనం తట్టుకోలేము అని చెప్పేసి ఇలాంటి భావోద్వేగాలను రానివ్వకుండా మనం ఎలా బ్యాలన్స్ చేయాలంటారు? ఎందుకంటే నిజంగా కొన్ని విషయాల్లో విజయం సాధించాలంటే మనం చాలా సమయమనేది కేటాయించాలి. నిజంగానే మన సోషల్ లైఫ్ అనేది పక్కన పెట్టాలి. కానీ అలా అని పూర్తిగా పక్కన పెట్టేస్తే కొన్నేళ్ల తర్వాత ఇలా ఈ డిప్రెషన్, బర్న్‌ఔట్ అనేవి మనకు ఎదురవ్వొచ్చు. కాబట్టి అట్లా ఫైన్ బ్యాలన్స్ ఆ సమతుల్యమనేది ఎలా బ ఎలా మెయింటైన్ చేయాలంటారు?
అవును.